ఇది చెప్పండి? అంటే సాధారణంగా ఇంట్లో, పెళ్లి అంటే పెళ్లి విషయము <smacks lips> అది ఆహ్, లైఫ్ పార్ట్నర్‌న్ని చూస్ చేసుకునే ఆ టైమ్‌లో మనకి చాలా అంటే చాలా ఎదురస్తు ఉంటాయండి కొన్ని ప్రయత్నాలు. అంటే ఏ విధంగా, ఎలాంటి అమ్మాయిని చూడాలి? ఎలాంటి అమ్మాయితో అనేది ఉంటుందండి. పెళ్లి సంబంధాలు చూడడం ఉంటుం‌దండి. ఇంకోటి కెరియర్ ప్రకారం కూడా ఉంటుంది కదండీ! అలా మీ పెళ్లి విషయంలో, మీ అమ్మ నాన్నలు మీ చు చుట్టాలు గాని, మీ ఎడ్యుకేషన్ పరంగా, మీ ఉద్యోగ రీతిలో గాని, మీ వయస్సులో గాని ఏ విధంగా ప్రభావితం అయిందండి పెళ్లి? అంటే పెళ్లి మీద ఆశలుంటాయి కదండీ పేరెంట్స్‌కి. ఎలాంటి ఆశలు ఉండేవి అండి మీ మీ పేరెంట్స్‌కి చెప్తారా అండి?
ఆ! తప్పకుండా అండి. ఆహ్, యాక్చువల్‌గా ప్రతి పే పేరెంట్స్ తలుచుకునేటట్టు మంచి అమ్మాయి ఉండాలి. మా అబ్బాయికి ఒక మంచి అమ్మాయి సెటిల్ అవ్వాలి అని కోరుకునేవారు. ఆహ్, ఆ! పెళ్లి సంబంధంలో బాగా ఇన్వాల్వ్ అయ్యారు పేరెంట్స్. ఆహ్, అంటే మా టైమ్‌లో అంటే ఈ‌పి లైవ్ లవ్ మ్యారేజెస్ అవేమి లేవు కదండీ! అంచేత చాలా అరేంజ్‌డ్ మ్యారేజె‌సే కాబట్టి. ఆహ్, మా దాంట్లో ఏంటంటే ఫస్ట్ పెళ్ళికూతురు తండ్రి వాళ్ళు వస్తారు ఇంటికి. వచ్చి వాళ్ళు చెప్తారమాట. ఆ! "ఇదిగోటండి మా ఇంట్లో మా అమ్మాయి ఉంది. మీ అబ్బాయి ఉద్యోగస్థుడని తెలిసింది. ఆ మీరు దయచేసి మా ఇంటికి వచ్చి, మా అమ్మాయిని చూసుకోండి. తర్వాత మీ ఇష్టం బాగుందంటే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు" అని చెప్పేవారుమాట.
అవునవునండి. ఓకే. అవునవునండీ. హ్మ్. ఓకే. ఆ! ఓకే అండి. ఆహా! ఓకే. ఓకే. ఓకే అండి. అంటే పెళ్లి కూతురు తరపు వాళ్ళు ఫస్ట్ వచ్చేవాళ్ళు మన ఇంటికి అని అన్నారండి మీరు అది కరె‌క్టే. ఆహ్, అంటే ఆ అప్పట్లో అది. అంటే ఆహ్, మీ పేరెంట్స్‌కి కూడా ఉంటుంది కదండీ! మీ కుటుంబంలో మీ నాన్నకి, మీ అమ్మకి అంటే అమ్మాయి చదువుకోవాలి. ఉద్యోగం చేయాలి. నా కొడుకు కంటే 2, 3 సంవత్సరాలు తక్కువ ఏజ్ ఉండాలి. ఇంకా మీది మీది ఎప్పుడు అయిందో నాకు తెలవదండి. అంటే ఆ కాలంలో 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు గ్యాప్ ఉండాలి. చిన్న వయసు అమ్మాయుండాలి. ఆహ్, కులమేంటిది? ఆహ్, వా వాళ్ళ ఇల్లు ఏంటిది? అంటే ఆర్థికంగా‌వ ఆర్థిక భద్రతలు కూడా చాలా ముఖ్యం కదండీ! అంటే చూసుకుంటారు కదండీ! వీళ్ళు ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్ ఉన్నారా? లేదా? వీళ్ళు అనేది మీ పేరెంట్స్‌కి ఆశలు ఉంటాయి కదండీ. అవి అవి తెలుసుకోవడం జరిగిందా అండి మీ మీ పేరెంట్స్?
ఆ! ఆ! హ్మ్. ఆ! తప్పకుండా అండి. ఎందుకంటే, అవన్నీ చూసుకునేవారు కదా! అసలు పి పిల్ల ఎంత వరకు చదువుకున్నది. మెయిన్ ఏంటంటే అప్పట్లో ఏంటంటే ఇం‌టిలో వ హౌస్ వైఫ్ అనేవారు కదా! ఇంట్లో పని‌చే దీనికి అని చూసేవారు. అంటే ఉద్యోగస్తురాలని నాకు ప్రత్యేకంగా చూడలేదు. అప్పట్లో తక్కువ. <smacks lips> వ ఉద్యోగం చేసే ఆడపిల్లలు తక్కువ అప్పట్లో. కాబట్టి నాకు ఇంట్లో పే ఉండే అమ్మాయే కావాలి అన్నట్టు చూసారు. చదువు కూడా మరీ ఈక్వల్‌గా కాదు, పర్లేదు ఈక్వల్‌గా కొంతవరకు తక్కువైనా పర్వాలేదు అన్నట్టు చూసేవారు. వయసు‌మ
అవును. ఆ! అవునండి. ఆ! ఓకే అండి. ఓహ్! హ్మ్. అవునవునండి. హ్మ్. ఆహ్, మీ కులం ఆమెనే చూసారా అండి?
మా కులం అమ్మాయి. మా కులమే, అది మాత్రం పక్కా. ఓహ్! ఆహ్, నాకు మ్యారేజ్‌ వ ఆహ్, వయసు 28 అండి. ఆహ్, తనకి 4, 5 మీరన్నట్టు 4, 5 ఇయర్స్ గ్యాప్ ఉందన్నమాట.
వయ వయసండి, వయసు? అది. ఓకే. ఓహ్! ఓకే. అ
హ్మ్. వా అలాగే మీరు చెప్పినట్టే ఈ ఇయర్స్ గ్యాప్ మినిమమ్ ఇంత ఉండాలని వాళ్ళు పెట్టుకున్నారు. అలాగే ఒక 5 ఏళ్ల గ్యాప్ ఉంది మా ఇద్దరికి. అలాగే
ఓకే. ఓకే. ఓకే అండి. అంటే ఆస్తులు, ఇల్లులు, ఆర్థిక భద్రతలు అవి అవి చూసుకున్నారా అండి? అవి కూడా ఉంటాయి కదండీ. పేరెం
ఆ! ఆ! ఆస్తులు యాక్చువల్‌గా మా కమ్యూనిటీలో ఆస్తులు అవి చూసుకోరండి. అంటే ప ట్ పర్టిక్యులర్‌గా మేము వెజిటేరియన్సు అంచేత, <chuckles> ఆహ్, మేము, కట్నం కూడా తీసుకోమండి.
ఓహ్! ఓకే. ఓహ్. నైస్ అండి. నైస్ బావుంది. <chuckles> హ్మ్. ఓకే. అబ్బా! ఎంత మంచి మాట చెప్పారండి మీరు. <chuckles>
ఆ! కట్నం కూడా తీసుకోలేదు. అమ్మాయి బావుండాలి. మా అబ్బాయికి నచ్చాలి. మంచిగా ఇంట్లో మా మలిగే పిల్ల ఉండాలి అనే చూసుకున్నారు. మేమేమి, ఇది కట్నాలు తీసుకునేది ఏం లేదు. పెళ్లి ఖర్చులు ఇద్దరం కలిసి షేర్ చేసాం. అంతే.
ఓకే. అబ్బా! చాలా బావుందండి. మీ కమ్యూనిటీలో మీరు అంటే, ఆస్తులు చూ <smacks lips> ఇప్పట్లో మనీ మైండేడ్ పీపుల్ చాలా అయిపోయారు కదండీ. అవి అవి చాలా చూసుకుంటున్నారు. ఆహ్, ఆస్తులు, వరకట్నం, వరకట్నం విషయానికొస్తే పేలిపోతున్నాయండి గుండెలిప్పుడు తలుచుకుంటుంటే. <chuckles> ఆ! ఓకే చక్కగా చెప్పారండి. ఆ! మరి ఈ విషయానికి వస్తే అంటే జీవిత నిర్ణయాల మీద, అంటే అమ్మాయి అబ్బాయి ఆహ్, <smacks lips> వాళ్ళిద్దరూ ఉండగలుగుతారా, ఒత్తిడి ఉంటుందా? మనకి వివాదాలు అయితాయ వీళ్ళ మధ్యలో, నిర్ణయాల ఒప్పందాలు ఎలా తీసుకుంటారండి? అ అలాంటివి ఏమైనా ఆలోచించారా అండి. మీ మీ పరెంట్సు?
<giggles> ఆ! ఆ! ఇప్పుడు ఆ! <chuckles> కరెక్ట్, కరెక్ట్, కరెక్ట్. మా పేరెంట్స్ అప్పట్లో ఏంటంటే, మా పేరెంట్స్ చూసిన సంబంధానికి మేము గౌరవం ఇచ్చేవాళ్లమండి. అంటే ఆ! చెప్పాలంటే అప్పట్లో ఇంత ఫ్రీడమ్ లేదు.
అవునా అండి. అండి అది. అవునండి.
అంటే ఆహ్, మాకు అంటే ఎంతవరకు ఇచ్చేవారంటే పిల్లని చూపించడము, ఆ పిల్లతో వాళ్ళ ఎదురుగుండానే మాట్లాడడం. అంటే మళ్ళీ సెపరేట్‌గా రూ రూమ్ తీసుకెళ్ళి మాట్లాడటం కూడా లేదు. ఆ తర్వాత తర్వాత వచ్చిందది. ఆహ్, వాళ్ళందరి ముందట నేనడగాలి. ఆ అమ్మాయిని, ఏంటమ్మా ఏం చదువుకున్నావు, లేకపోతే ఏంటి నీ ఇష్టం ఏంటి? ఆహ్, అడిగాము అడగకపోతే ఎలాగా? <chuckles>
హ్మ్. <giggles> ఓకే. ఓకే. అడిగారా అండి మీరు అడిగారా? <laughs> ఆహ్, ఏమేమి అడిగారు అండి. ఏమేమి ప్రశ్నలు అడిగారు అమ్మాయిని. అంటే మీకు కొన్ని ఆశలు ఉంటాయి కదండీ. మీ జీవిత నిర్ణయాల మీద మీకు. ఆ!
ఆ! మీరేం చదువు ఆ! మే ఆ! కరెక్ట్. కరెక్ట్. బాగా ఇది ఏంటంటే మీకూ, ఏ ఎంత వరకు చదువుకున్నారు? మీకు ఎ నచ్చిన సబ్జెక్ట్ ఏంటి?
ఆ! ఆ! ఏమన్నారండి. మీ వైఫ్ ఏమన్నారు. <laughs> ఆ! ఆ!
<laughs> ఏ హా! ఏమన్నా అదే నేను డిగ్రీ దాక చదువుకున్నాను. నాకూ ఆహ్, పిల్లలంటే చాలా ఇష్టం. వాళ్ళని పెంచడం అంటే ఇష్టం అని అప్పట్లో చెప్పారమాట. <laughs> ఆ!
ఓకే. ఓహ్! ఆ! <laughs> ఓకే. ఆ! మీకు నచ్చిందా అండి. అమ్మాయి అంటే ఒకటే సారికి నచ్చేసిందా మీకు. సరే అనేసిర్రా అండి మీరు.
ఆ! ఒకటే ఆ! ఒకటే సారి అంటే నేను, లేదండి అప్పుడు సంబంధాలు చూసాం. ఒక 5,6 సంబంధాలు చూసాము. సంబంధాలు చూసే అంటే మరి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదండీ. మేము వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు చూసుకొని అప్పుడు వచ్చిన తర్వాత, ఇంటికి వచ్చిన తరువాత నా అభిప్రాయం తెలుసుకొని మా పేరెంట్స్ లెటర్ రాసేవారు. మొదట్లో
ఓహ్! ఓకే. <chuckles> ఓకే. లెటర్ అప్పట్లో లెటర్ వావ్! బావుందండి. ఆహా! హా!
ఆ! లెటర్ అంతా కార్డ్ <giggles> గి ఇన్లాండ్ లెవెల్ లెటర్స్ కదా! ఇప్పుడు, ఇప్పుడు అంతా టెక్స్ట్ మెసేజ్‌లు, వాట్సాప్ మెసేజ్‌లును. ఆ! ఆప్
కాల్సు ఆహ్ ఓహ్! ఓకే అండి. మీరు చెప్పారు కదా! లెటర్ రాసారని ఇంటికి రాంగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా అండి మీరు? లేక కొంచెం టైమ్ తీసుకున్నారా?
హాల్ అలా ఎప్పుడైతే నచ్చిందో అప్పుడు ఇచ్చానండి. అంతకు ముందు వాటికి గ్రీన్ సిగ్నల్ అది మాత్రం నాకు వదిలారు. అ అమ్మాయి విషయం మాత్రం నాకు వదిలేసారండి. వెనక బ్యాక్‌గ్రౌండ్ అయితే మీరు చెప్పినట్టు ఆహ్, వాళ్ళ సం సంస్కృతి మంచిగా ఉన్నారా లేదా అన్ అనేదంతా కూడా వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు.
ఓహ్! ఓహ్! ఓకే. ఓకే. <giggles> ఆహా! ఆ! ఓకె.
పిల్ల నచ్చడం మాత్రం నాకిచ్చారు. ఆ! ఆ.
ఓహ్! మంచి, మంచి పేరెంట్స్ అండి మీ పేరెంట్స్. ఆహ్, అన్ ఆ! ఆ! అదే, అదే, అదే అండి. అప్పట్లోనే అంత ఆలోచించారండి అంటే అప్పట్లో గూడా ఆస్తులు, ఏడు తరాలు ఎన్ని ఉన్నయి? అని చూసేటోళ్ళు అంటారు గదండీ. అల్ అలా లేరండి మీ అమ్మ, నాన్న గాని మీ పేరెంట్స్. అలా చా ఆహ్ అదే, అదే, అదే.
<giggles> అంతే గదా! ఇప్పుడు నేనే గదా! పిల్లతో క కలిసి ఉండాలి. ఆ! లేదు. అంత మరీ చాదస్తంగా లేరు. పర్లేదు అమ్మాయి మంచిగ ఉంది. బా చదువుకున్న అమ్మాయి. ఆహ్, బాగా మాట్లాడుతున్నది. అమ్మాయి మా అబ్బాయికి నచ్చింది. మెయిన్ అది గదా! ఆ! ఆ ఉందంటే అప్పుడు నేను ఇంటికి ఒచ్చాక "నచ్చింది నాన్న" అని చెప్తే మా నాన్నగారు ఒక లెటర్ రాసి "మా అబ్బాయికి సుముకంగా ఉన్నాడు." ఇలాగే లెటర్స్ ఉండేవి. <chuckles> ఆ!
హ్మ్. హ్మ్. హ్మ్. <giggles> హ్మ్. అదే, అదే, అదే. ఓహ్! ఇలా రాస నాకు చెప్పండండి. ఎలా రాసేవాళ్ళండి లెటర్స్?
ఆహ్, ఆహ్, "ఇగో మ మీ అమ్మాయిని మామ్ ఆహ్, మా అబ్బాయికి సుముఖముగా అంటే మంచిగా నచ్చినది అని చెప్పడానికి అన్నమాట. సుముఖంగా ఉన్నారు. మీరు వస్తే మనం పెళ్లి మిగతా ఫర్దర్‌గా పెళ్లి విషయాలు మాట్లాడుకుందాం."
ఆ! ఓహ్! ఓకె. ఓహ్! ఒచ్చారా అండి? వాళ్ళు ఎన్ని రోజులకి ఒచ్చారు? ఆ లెటర్ ఎప్పుడు రీచ్ అయ్యింది? <chuckles>
ఆ! వాళ్ళు ఒస్తేరు ఆళ్ళు అబ్బో! చాలా మంది ఒచ్చారు అప్పట్లో. వాళ్ళ తాలూకా వ పెదనాన్నలు, నా మిసెస్ వాళ్ళ పెదనాన్నలు ఒచ్చారు. నెక్స్ట్ తాతగారు ఒచ్చారు. వాళ్ళందరూ ఒచ్చారు. వాళ్ళందరూ కూర్చి మా తరఫ్ కూడా మా మావయలు వాళ్ళు అందరూ ఒచ్చి ఒక హ బైన్ బుక్ చేయలేదు ఇంట్లోనే హాల్లోనే అందరూ కలిసి సరదాగా మాట్లాడుకున్నాం అన్నమాట. ఆ ప్రొసిజర్ ఆ విధంగా ఉంటుంది.
ఓహ్! ఓకె అండి. హ్మ్. హుహు. ఓకె అండి.ఆహ్, ఓ ఓ సరే అండి. అది అయితే బాగా జరిగింది. <smacks lips> ఇప్పుడు మీరు అన్నరు గదా! మీరు ఆహ్, అప్పట్లో జెసుకున్న పెళ్లిలు అని. ఇప్పుడు పెళ్లిలు అలా అవ్వట్లేదండి. ఇప్పుడు అంటే తరాలు మారిపోయాయి గదండీ. ఆహ్, అప్పుడు, అప్పుడు తరం ఒకటి. ఇప్పుడు తరం ఒక జన్ ఒకానొక జనరేషన్ మారిపోయింది. ఈ తరాల మధ్య పెళ్లిల తేడాను ఇంకోటి అండి ఆహ్, పట్టణంలో ఒకలాగా ఉంటుంది పెళ్లి పరిస్థితి. ఆహ్, య్ నగరాలలో ఒకలాగా ఉంటుంది అండి. అంటే ఇండివిడ్యువల్ డెసిషన్స్ అనేవి విల్లెజెస్‌లో ఉండవండి. ఆహ్, సిటీస్‌లో అయితే ఆ పర్సన్ ఒక్కరే ఇండివిడ్యువల్‌గా అంటే యువగ్ యువతనో, యువకుడో తీసుకుంటే అయిపోతుంది అండి. స్వసంత్రంగా డెసిషన్స్ తీసుకోవడం జరుగుతది అండి. మరి దీని మీద మీ అభిప్రాయం చెప్తారా అండి? తరాల మధ్య తేడాను, పట్టణాల, నగరాల మధ్య తేడా అంటే పెళ్ళిలో ఆ! పెళ్ళిళ్ళ విషయంలో పేరెంట్స్‌కి ఎలాంటి ఆశలు ఉంటాయి అండి? ఈ పెళ్లి తల్లిదండ్రులకి బ పెళ్లి పెళ్లిలో ఎవరిని ఎలాంటి అమ్మాయి గావాలి మీరు అన్నట్టు. మీరు చూసకుంటే మీ మీది అసలు సూపర్ అండి. మీరు బాగా చేసుకున్నారు పెళ్లి. ఇప్పుడు జనరేషన్‌ది చెప్పండండి. ఇప్పడిది. <giggles>
హ్మ్. హ్మ్. అవును. <chuckles> <chuckles> ఆ! ఇప్పుడు జనరేషన్ అంటే పూర్తిగా మారిపోయిందండి. అసలు మనం ఆలోచించడానికి కూడా దగ్గరలో లేదు. ఎందుకంటే చాలా పెళ్ళిలు ఆహ్, పేరెంట్స్‌కి ఇష్టం లేని పెళ్ళిలు చాలా జరుగుతున్నాయి. ఇవాళ రేపు. మ
అవునండి. హుహు. ఆ! నిజం అండి. అయ్ 50 కాదు ఆహ్, 75-80% అవే జరుగుతున్నాయి <giggles> అండి.
ఆ! అవే అవుతున్నాయి. ఈ మా ఇంట్లో గూడా మా అన్నదమ్ముల పిల్లల్లో కూడా అలాగే జరిగాయి. మా మా అన్నయ్యలు ఏమీ చేయలేకపోయారు. వాళ్ళకి నచ్చచెప్పారు "బాబు ఎందుకు వేరే కులం వాళ్ళనో లేకపోతే వేరే వాళ్ళని ఎందుకు చేసుకోవడము. మన వాళ్ళనె చేసుకో" అని ఒక 1, 2 ఇయర్స్ ఆపారు. గాని మళ్ళీ ఆఖరికి మా అన్నయ్యలే ఓడిపోయారు. పిల్లల దగ్గర మనకు ఎ <chuckles> ఏ గెలవలేం కదండీ. పిల్లలు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఒకటే నిలబడిపోతే అలాగే నిలబడిపోతున్నారు. మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. మా నాతో ఒక్ నా నాతో కొలీగ్ మేమిద్దరం ఢిల్లీలో పనిచేసేవాళ్ళము. ఆ! ఆ! మా ఇద్దరు అతను మా కమ్యూనిటీ అతనే. వాళ్ళ అబ్బాయి అప్పుడు 7 క్లాస్.
ఓకె. నో వే. వామ్మో! ఓకె. ఓకె. <laughs> ఆ! అవునండి. ఓకె. అవునండి. ఆ చెప్పండండి. చెప్పండి. <giggles> ఆ! ఓకె అండి. ఓహో! ఓకే.
ఆ! సెవెంత్ క్లాస్ చూసుకోండి. ఏడో తా ఏడో తరగతి చదువుతున్నాడు. అప్పుడూ వ మే 3 ఏళ్ళు ఉన్నామక్కడ. మా తర్వాత, 3 ఏళ్ళ తరువాత ట్రాన్స్‌ఫర్ పాలిసీలో మళ్ళీ ఆంధ్ర అటే మన ఆహ్, తెలుగు రాష్ట్రాల్లోకొచ్చేశాం.
హ్మ్. అవునండి. హ్మ్. ఓకే అండి.
తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చిన తర్వాత, ఇలాగా వేరు, వేరు మళ్ళీ ప్లాసిల్లాకెళ్ళాం. ఆ అబ్బాయి ఇప్పుడు పెద్దవాడైపోయాడు. పెద్దవాడైపోయిపోయిన తర్వాత, ఇప్పుడు ఆ అబ్బాయికి మ్యారేజ్ చూస్తే లేదూ, "నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయితోనే ఆ అమ్మాయితోనే పెళ్లి చేసుకుంటా" అన్నాడు. ఆహ్, అతను మా ఫ్రెండయితే షాక్ అయి పడిపోయాడు. ఇదేంట్రా నువ్వు ఉన్నప్పుడు ఇప్పుడు సెవెంత్ క్లాస్ కదా! చదివేదీ.
ఓకే. ఓహ్! అమ్మో! ఓహ్! అమ్మ! అమ్మ! సూపర్ ట్విస్టండి అసలు. అమ్మ!
ఇప్పుడు <laughs> నువ్వు 25 ఏళ్ళు నీకొచ్చాయీ. ఈ లోపల మధ్యలో ఇంకెవరు దో కనిపించలేదా? ఇప్పుడు ఆ నార్త్ ఇండియన్ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా అంటే ససేమిరా అన్నాడండి. "ఇంక నేను ఇంకెవ్వరినీ చేసుకోను. నీకు తెలీదు, అప్పడి నించి మా ఇద్దరికీ మధ్యనీ నడుస్తున్నాది."
ఆ! ఆ! ఆ! హమ్మా! అప్పట్లోనే?
ఆ! ఇది ఎప్పుడూ, 2006 7 ప్రాంతంలోది అండి. ఇది జరిగిన ఇన్సిడెంట్.
ఓకే. అప్పుడు సెవెంత్ క్లాస్ వాళ్ళు. <chuckles>
అప్పుడు వాళ్ళు సెవెంత్ క్లాస్. ఇప్పుడు కాదు కదా! అంటే అదేంటది అప్పటిది ఇప్పుడు ఏంట్రా, వేరే అది జరిగి బ్ 20 ఏళ్ళు అయిపోతుందంటే వినడే, ఆ అబ్బాయి. ఆ అబ్బాయి ఇంక బ్ తప్పనిసరై మరి ఇంకా వా వినకపోతే రీసెంట్‌గా ఆ అబ్బాయికి మ్యారేజ్ అయింది.
ఆ! ఆ! అంటే బ్ అక్కడ సైడ్ వాళ్ళు, ఢిల్లీ అమ్మాయి అన్నారు కదండీ వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు ఓకే నా అండి? ఆ అమ్మాయి ఎక్కడో
హ్మ్. వాళ్ళదెం వారు ఓబకే ఓకే చెప్తేనే గదా! మరి ఇది ఇలా అవుతుంది. అంటే మనంత పట్టింపులు ఉండవండి. మీకు నార్త్‌లో ఆహ్, హ్మ్.
ఆ! ఆ! ఆ! నిజం, నిజం. అది అది కరెక్టే‌నండీ. పట్టింపు ఆ! మనం తెలుగు వాళ్ళు చూషినంత చూడరండి నార్త్ సైడ్
ఆ! మ చూడరు, చూడరు. నార్త్ సైడ్ ఏంటంటే ఆహ్, ల లైట్‌గా తీసుకుంటారండి. వాళ్ళు అంత మరీ చాద అంటే చాదస్తం అనకూడదు. కరెక్ట్ యాక్చువల్‌గా మనది. కానీ వాళ్ళు అంత ఇదిగా చూ పట్టించుకోరు. ఏహ్! ఆ ఓకే ముందు 2, 3 సార్లు అంటారు. ఆ తర్వా‌తా ఓకే! అని చెప్పేస్తారు.
హుహు. హ్మ్. ఓకే. ఆ! ఇప్పుడు మీ మీ ఫ్రెండు మీ ఫ్రెండే అంటే చాలా ఆశలుంటాయి కదండీ! మీ ఫ్రెండ్‌కి కూడా. యాహ్! యాహ్! ఆ! అవునండి కంటే ఆహ్, నా <chuckles> అవునవును.
ఆ! ఎంతో ఆశానుకుంటారు కదా! తెలుగమ్మాయిని చేసుకోవాలి, మా కమ్యూనిటీ అమ్మాయిని చేసుకోవాలి అని ఎంతో సరదా పడతాడు పాపం పడ్డాడు. రెండు మూడేళ్ళాపాడు, గాని అతని వల్ల కాలేదు. "నేను ఆ అమ్మాయిని తెప్పించి ఇంకెవరిని చేసుకోనన్నాడు". ఇంకా ఆహ్, అసలు నాకు చెప్తే నేనే ఆశ్చర్యపోయాను. అదేంటదీ? <chuckles> 20 ఏళ్ళ కితం ఏడో క్లాస్ చదువుతున్నట్టు ఏడో క్లాస్ అంటే అతని వయస్సు అరౌండు ఆహ్, 12 ఇయర్సు 12 ఇయర్స్, 13 ఇయర్స్.
హ్మ్. హ్మ్. <laughs> అంతే. అంతే. 12, 12 అండి. 12 అంతే.
ఆ! 12, 13 ఇయర్స్‌లో అప్పట్లో ప్రేమ ఇచ్చి ఇప్పుడు పెళ్ళేటి ప మరో 15 ఏళ్లు తర్వాత? ఏం చెప్తా అంటే ప్ర ప్రెజెంట్ సిట్యుయే జనరేషనాలగుందండి. ప్రెజెంట్ ఆహ్, ఈ జనరేషన్‌ని మనం ఏమీ ఆశలు పెట్టుకోకూడదు. వాళ్ళు ఏదంటే వాళ్ళు దానికి ఇదే. ఇప్పుడు కొత్తగా జన్‌ జేడ్ అదే రే
<chuckles> ఆ! అవునవునండి. అవును. అవునండి. అంతే. అంతే జన్‌ జీ, జన్ ఆల్ఫా, జన్ జెడ్ అండి. ఇప్పుడు జన్ జీ వాళ్ళే ఇదంతా. <chuckles>
ఆ! జన్‌ జేడ్ జా ఆ! వీళ్ళైతే మరి ఇంకేం చేస్తారో తెలీదు. అలాంటీ పరిస్థితుందన్నమాట.
అవునండి. హ్మ్. ఆ! చాలా చక్కగా అండి. అసలు అంటే పెళ్లి మీద పేరెంట్స్‌కి ఉండాల్సిన, ఉన్న ఆశలు ఎ ఎలాంటి ఆశలు పెట్టుకుంటారో అనేది ఆహ్, ఇంకోటి ఆహ్, అంటే మన జీవితం గురించి కూడా మనకంటే ఎక్కువ వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ పర్సన్ గావట్టి, వాళ్ళు వాళ్ళు అడుగుతారండి వాళ్ళు తప్పకుండా వాళ్ళు వాళ్ళు అడగడం జరుగుతుంది. అంటే వాళ్ళకి చాలా ఆశలు ఉంటాయండి. వాళ్ళ వాళ్ళ పెళ్ళిళ్ళ మీద ఉండవు గాని, పిల్లల దాన్ల మీద అయితే ఖచ్చితంగా ఉంటుందండి వాళ్ళకి. అది గూడా మనం నెర కొంతమంది పిల పెళ్లే అప్ అదేంటిది పేరెంట్స్‌కి అయితే అండి అది డ్రీమ్‌లాగ ఉంటాదండి నా కూతురు, నా కొడుకు పెళ్లి అనేది. అలా. ఆ!
ఉంటుంది. అవునండి. అలాంటిది వీళ్ళు ఏంటంటే 10 నిమిషాల్లో, ఆ కలలన్నీ కూడా బ్ ఇది జేసేస్తున్నారు. ఆహ్, డ్రీమ్‌ని పోగొట్టేస్తున్నారన్నమాట. ఎంతో పిల్లల కోసం ఎంతో కష్టపడి, ఉజే అప్పులు చేసి, సప్పులు చేసి, ఎంతో కష్టపడి చదివిస్తే, వాళ్ళోచ్చి పెళ్లి టైమ్ వచ్చేసరికి సడెన్‌గా బాంబ్ వేస్తున్నారు. వేసేసరికి పాపం నిజంగా ఎంతో డిస్కరేజ్ అయిపోతున్నారు పేరెంట్స్. అది మరి
ఆ! అవునండి. అవునండి. అవునవునండి. అవునండి. అంటే చాలా చాలా చక్కగా చెప్పారండి. అంటే ఇద్దరి జీవితాల మధ్య ఒత్తిడి, వివాదము అవన్నీ గూడా మీ పేరెంట్స్ నిర్ణయించుకున్నారు. మీ పెళ్లి ఎలా అయిందండి? మీరు పర్సనల్‌గా చెప్పుకోడం, మీ ఫ్రెండ్ పెళ్ళి మీ ఫ్రెండ్ వాళ్ళ కొడుకు గురించి చెప్పడము, ఆహ్, అంటే అలా అలా జెప్పడము, యువత గురించి చెప్పడము, తరాల గురించి చెప్పడం చాలా చక్కగా వర్ణించారండి మీరు. మనం కుదిరితే మళ్ళీ మాట్లాడదామండి. ధన్యవాదాలు.
ఆ! ధన్యవాదాలండి.